మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కాని సోషల్ మీడియానే నడుస్తుందండి. సో ఈ సోషల్ మీడియాలో మన ఒంటరితనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఎందుకు? మీకు ఏదైనా అనుభవం ఉందా?
అవును. అవునండి. ఇది నిజంగా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే సోషల్ మీడియా అసలు మనం వాడేదెందుకూ? ఒంటరిగా ఉన్నప్పుడే వాడతాం కదా. నేనైతే అందుకే వాడతాను సోషల్ మీడియాలో. అంటే కూర్చో ఇప్పుడు అందరిలో ఉన్నప్పుడు కూడా కాదు. అంటే ఆ సోషల్ మీడియా వాడడానికి కూడా నేను ఎంత ప్రైవసీ మెయింటైన్ చేస్తానంటే అంటే నాకు నచ్చిన రీల్ చూడాలన్నా ఆ!
అవును. నిజమే అండి. హుహు. ఓహో! అందుకా! నేనింకా పక్కనెవరన్న ఉన్నప్పుడు మాట్లాడి లేదంటే ఫోన్ <giggles> వాడతారనుకుంటున్నా!
<giggles> లే లే. అంటే ఆహ్, పక్కన ఉన్నప్పుడు ఆహ్, ప అలా ఉన్నప్పుడు కూడా నేను ఫోనే తీస్తానూ. ఇంకా ఎక్కువ ఏంటంటే నేను ఏదో ఇది సోష్ ఈ రీ ఇన్స్టాగ్రామ్ వాడాలన్నా లేకపోతే ఇంకేమన్నా ఈ యాప్స్ వాడాలన్నా కూడా ఎక్కువగా నేను అందరం ఉన్నప్పుడు కాకుండా నేను ఇ ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా బాగ వాడతాననమాట. ఎందుకంటే నాకు నచ్చిన రీల్ చూడొచ్చు. నచ్చిన వీడియో ఆహ్, అంటే యూట్యూబ్‌లో పెట్టుకొని చూడొచ్చు. నాకు ఎలా అనిపించిద్దంటే ఆహ్, యూట్యూబ్‌లో ఏమన్నా నాకు తెలిసిన నాలెడ్జ్ వీడియో చూడాలనుకోండి అది నేను మా ఫ్రెండ్స్ కోసం చూడను. ఎందుకంటే ఒకసారి ఇట్లానే ఇబ్బంది పడ్డాననమాట. ఇ నేను ఎలాగా వాళ్ళ పక్కన కూర్చొనీ ఆహ్, మేము అప్పుడు హ ఆహ్, అందరూ హాస్టల్లో ఉన్నప్పుడు వెట్ నా ఒక వీడియో పెట్టారు. ఏది ఏంటంటే కొంచెం పాలిటిక్స్కిది సంబంధించిన వీడియో.
హ్మ్. అవును. హ్మ్. ఓహూ! ఆహా! హుహు. ఆహా! ఓకే.
దాని గురించి, ఒకడు వీడియో చేసాడనమాట. ఏదో మన గవర్నమెంట్ గురించో, ఈ సమస్య ప్రజా సమస్యలు గురించో, ఏదో ఎక్స్‌ప్లేన్ చేస్తన్నాడు రీల్. నేనది మావులుగా, కొంచెం ఆ ఆసక్తితో చూస్తా ఉన్నాననమాట. ఆ వీడియోని, పెట్టుకొని. అది ఆరోజు నా దగ్గర ఇయర్ ఫోన్స్ లేవు. సర్లే అని చెప్పేసి నార్మల్‌గా బయట పెట్టుకొని చూ వింటూ ఉంటంటే న ఆహ్, బయటకి వస్తుంది సౌండ్. నా ఫ్రెండ్ గాడు ఒక మాట అన్నాడు ఒ నా పక్కన ఫ్రెండ్‌తో, "ఈడేంట్రా కొత్తగా చేస్తున్నాడు, ఈడు పాలిటిక్స్ గురించి చూస్తున్నాడు, వీడికి బ ఈ చదువు వీటికి ఇయన్ని ఎందుకు" అన్నట్టు అన్నాడు. నేను మావులుగా ఎ నేను అందుకే వాళ్ళు అలా అంటారా అనే నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడటం, లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు చూడడానికో ఇష్టపడతాను. ఎందుకంటే వాళ్ళకి నేను అట్లా బాగుపడతానంటే వాళ్ళకి ఏంటంటే కొంచెం బాగుపడిపోతున్నాడురా బాబు అన్నట్టు మాట్లాడతారనమాట.
హ్మ్. హుహు. హ్మ్. ఓకే. బయటకొచ్చేస్తుందిగా సౌండు. అహా! <laughs> <giggles> ఓహో! ఓహో! ఓకే. ఓకే. ఆ! నేను ఇప్పుడు మనం ఆ టైమ్‌లో అసల రాజకీయాలు గాని ఇవి వీడియోలు చూడం కదండి. ఎప్పుడు ఈ మీమర్స్ కానివ్వండి లేదంటే. జో
అదే నేను నార్మల్‌గా, స్ పర్సనల్‌గా ఒక్కడినే ఉన్నప్పుడు మాత్రం నేను అన్ని రకాలుగా అది ఆహ్, ఎడ్యుకేషన్‌కి సంబంధించింది గానీ, లేపోతే కరెంట్ అఫెయిర్స్‌కి సంబంధించి ఇవి చూస్తా ఉంటాను. ఆరోజు అలవాట్లో పొరపాటు ఏవైందంటే, ఇట్లా యూట్యూబ్‌లో వీడియో స్క్రోల్ చేస్తా ఉంటంటే ఒక మంచి వీడియో దొరికింది. ఆహ్, అది ఎందుకులే తర్వాత చూటం ఇప్పుడు ఎలాగో ఖాళీగానే ఉన్నాంగా అని చెప్పేసి పెట్టంగాల్నే, పక్క నుంచి ఇంకా వీళ్ళ ఏడుపులు స్టార్ట్. "వీడు చూడయ్యా ఇది చూస్తున్నాడు, పెద్ద రాజకీయ వేత్త అయిపోతాడు" అన్నట్టుగా ఇంక స్టార్ట్ చేశారు. ఇంక వెంటనే తీసేసి, నేనేం చూడట్లేదురా బాబు, అది టచ్ అయిపోయింది, స్టార్ట్ అయిపోతే వీడియో ఇంకా అలా ఏదో ద్యాశ‌లో ఏదో ఆలోచించుకుంట దాని వీడియో చూస్తున్నాను అని చెప్పేసి కవర్ చేశాను. అట్లయితే అయిపోయింది. అయితే, ఇలా అందుకని నేను ఒంటరిగా ఉన్నప్పుడు చూద్దాం అనుకుంటాను. కాపోతే ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతదంటే, ఇంకా ఒంటరితనం ఎక్కువ ఫీల్ అయిపోతా నేను. ఈ సోషల్ మీడియా వాడేటప్పుడు. ఎందుకంటే, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తానండి. ఇప్ ఇప్పుడు మామూలుగా చెప్పాను గదా! యు యూట్యూబ్ చూస్తానని. యూట్యూబ్ చూసి, చూసి ఎంతసేపని చూస్తాను, కళ్ళు నొప్పులు వస్తాయి, లేపోతే కొంచెం బోర్ కొట్టేసిద్ది కాబట్టి కళ్ళు నొప్పులు ఏం కదులేండి, కళ్ళు నొప్పులు పుడితే ఫోన్ అయితే మూసేయాలి గదా! ము ఫోన్ మూసేయను నేను, మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను.
<laughs> ఓకే. ఓకే. ఓకే. <chuckles> అసలు ఓహో! హ్మ్. అయిపోయింది. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. <laughs> అ ఆవ్ లేదు. మనకి సోషల్ మీడియా అంత ప్రభావితం చేస్తుంది మరేం చేద్దాం చెప్పండి.
ఆ! లేదు మ అన్నం తిన్నా తినకపోయినా ముందైతే ఆహ్, ఇది ఇన్‌స్టాగ్రామ్ చూడాలి లేపోతే, యూట్యూబన్నా చూడాలి. ఇయ్యెప్పుడు రన్ అవుతానే ఉండాలి. ఆ ఫోన్ ఎంతైనా సచ్చిపోనివ్ అద్ అది ఫోను ఒక పక్కనుంచి చెప్తానే ఉండిది నన్ను అరే
హ్మ్. అదే కదా! హ్మ్. నిజంగానే కొంతమంది. లాస్ట్ 5% వచ్చి, బ్యాటరీ 1% బ్యాటరీ వచ్చి అదే ఛార్జింగ్ పెట్టండిరా అన్న బాబు వినకుండా చూస్తూనే ఉంటారు.
ఆహ్, అసలు 5% 1% కాదు. నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టాలంటే స్విచ్ ఆఫ్ అయిపోవాల్సిందే. అది మూడు సార్లు వార్నింగే ఇచ్చిద్ది ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టన్నయ్యా ఛార్జింగ్ పెట్టన్నయ్యా అని చెప్పేసి లేదు, లేదు నువ్వు సచ్చిపో తర్వాత పెడతా అని చెప్పేసి. ఆహ్, ఫ్ స్విచ్ ఆఫ్ అయ్యేదాకా చూస్తా ఉంటానట్లాగా.
ఓహ్! ఒక యుద్ధమే చేస్తున్నారు అయితే సోషల్ మీడియా మీ
పెం ఆ! రోజుకెన్ని నా ఫోను బ్యాటరీ గూడా పాడైపోయింది నేను అన్ని సార్లు ఛార్జింగ్ పెట్టి. రోజుకి ఎన్ని సార్లు పడుతాను తెలుసా ఛార్జింగ్ దగ్గర, దగ్గరగా ఇరవై సార్లు ఛార్జింగ్ పెడతానండి నా ఫోన్‌కి. <chuckles>
హ్మ్. 20 సార్లా అండి! ఫోన్ ఉండిద చచ్చిపోదండి నిజంగానే మీరన్నట్టు.
నేనే ఎంత్ ఒక 20% ఎక్కంగాల్నే మళ్ళీ ఆహ్, స్టార్ట్ చేసేస్తా యుద్ధం అట్లా ఉండిద్ది ఇంకా ఎ సచ్
ఓహో! దాన్ని ఫుల్ చార్జింగ్ చెయ్యరా?
ఆహ్, లేదు లేదు ఫుల్ ఛార్జింగ్ చేస్తే మన ఎట్లా అంత సేపు ఆగలేము కదా! ఎందెక్
ఓహో! 4,5 గంట ము అట్లీస్ట్ 3 అవర్స్ అన్నా ఆగాల్సుంటుందేమో గదా! ఫుల్ ఛార్జింగ్‌కి.
ఆ! ఫుల్ ఛార్జింగ్ దగ్గర, దగ్గర ఇప్పుడు నా ఉన్న బ్యాటరీ ఈ లైఫ్‌కి అయితే దగ్గర, దగ్గర 3 గంటలు నిజంగానే పడుతంది. మనం అంతసేపు ఆగలేము. మన ముందు అంత ఓర్పు లేదనమాట. ఏదో ఇక్కడ తీరా చూసి ఏమన్నా చదువుకుంటున్నామంటే లేదు, రీల్స్ చూస్తున్నాం. అట్లా మనకు చెడిపోవాలి గదా! ముందు జీవితంలో బాగుపడటం కాదు, చెడిపోవటం కావాలి. అందుకు హ్మ్. అందుకని జెప్పేసి ఇట్లాగా ఇ ఆహ్, యూట్యూబ్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌కి రాంగాల్నే, ఆహ్, ఎవడోకడు ఇట్లాగా పోస్ట్ పెడతాడనమాట. పోస్ట్ పెట్టినప్పుడు, ఆహ్, మంచి ఫోటో పెడతాడు. చూడంగానే వెంటనే వీడి లైఫ్ చూడరా ఎంత బావుందో, నేనేమో ఇక్కడ రూమ్‌లో కూర్చొని రీల్స్ చూస్తా ఉండే, ఈడు మంచిగా ప్రశాంతంగా జాబ్ చేసుకుంటున్నాడు, మంచిగా సంపాదించుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. వాడు ఎక్కడ ఎక్కడికో వెళ్లి ఊటీకెళ్తాడు, అక్కడికి ఎళ్ళేసి ఫోటో పెడతాడు. ఫోటో పెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి కొంచెం నిరాశ అనేది లోపలే మొదలవుతది కదా! నేను ఉన్నాను ఎందుకు ఎక్కడికి వెళ్ళకుండా, వీళ్ళేమో మంచి ట్రిప్పుల్లెంజాయ్ జేస్తున్నారని చెప్పేసి ఇంకా అలా మెల్లగా డిప్రెషన్‌లోకి ఎళ్ళిపోయి, ఏదో ఆలోచించేస్తా. ఎందుకు దేవుడా నా లైఫ్ ఇలా అయిపోయింది, నన్ను ఎందుకు ఇలా ఒంటరవాన్ని చేసావు, నాకు ఒక మంచి లైఫ్ ఇవ్వచ్చుగా అని చెప్పేసి ఆలోచించేస్తా ఉంటానింగనమాట.
హుహు. <chuckles> అదే మరి. వాస్తవమే కదా! హ్మ్. <chuckles> అవును. అనుకుంటావు. హ్మ్. అవును. <laughs> ఉంటా. కానీ అదా 10 నిమిషాలే తర్వాత మళ్ళీ మామూలే.
ఆ! మళ్ళీ మావులే. మళ్ళీ ఎందుకంటే మామూలు అయిపోద్దీ అంటే మళ్ళీ ఆ రీల్‌కి లైక్ కొట్టేసిన, మళ్ళీ కిందకెళ్ళిపోతాం కదా! మళ్ళీ సరదాగా రీల్ వుంకోటొచ్చేసిద్ది. వుంకోటి రాంగాల్నే మళ్ళీ ఇంకోటి స్టోరీస్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ ఓపెన్ చేస్తా. స్టోరీ ఓపెన్ చేయంగానే అస్సలైందండి, స్టార్ట్ అయిద్దింకా. అప్పుడు స్టోరీలు ఒక్కొకడు స్టోరీలు పెడతా ఉంటాడు, ఆన్ ఒకడైతే ఒక పెద్ద ట్రైన్ పెట్టేస్తాడనమాట. ఒక సినిమాకెళ్తాడు, 'బాహుబలి' సినిమాకో ఏదో రీ రిలీజ్ సినిమాకెళ్ళిన తర్వాత ఒక స్టోరీ పెట్టేసాడనమాట. మొత్తం అంటే సినిమా మొత్తం ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి పెట్టేసి చూస్తా ఉంటంటే సినిమా మొత్తం చూసేసాను ఆ స్టోరీల్లోనే.
<chuckles> అవును. అవును. హ్మ్. ఆ! అవును. నిజమే అండి సినిమా చూడ్డానికి వెళ్ళారా అసల?
అప్పుడా నే నేను మామూలుగా ప్రభాస్ ఫ్యాన్‌ని నేను, వాడు ప్రభాస్ ఫ్యానే కాదు. వాడెలా పెట్టాడంటే, ఒరే నువ్వు ప్రభాస్ ఫ్యాన్ కూడా కాదు, ప్రభాస్ ఫ్యానై నేనే చూడట్లేదు రీ రిలీజ్ స్ సినిమాలకి వెళ్ళి నువ్వు ఎందుకు చూస్తున్నావు అని నేను అక్కడ ఫీల్ అయిపోతున్నా అంటే అక్కడ గూడా మళ్ళీ ఒంటరితనం నాకు ఇదంతా ఫీల్ అయిపోతా అనమాట. నాకు నాతో కూడా నా ఫ్రెండ్స్ ఇప్పుడు దా ఆ! వెంటనే
ఆ! ఏది చూసినా గానీ, కాదు, మనల్ని మోటివేట్ చేసేలాగా ఒక్కటి గూడా లేదు.
ఒక్ ఒక్కటి గూడా ఉండదు ఏంటంటే ఆ! సమయంలో
హ్మ్.
నాతో గూడా నా ఫ్రెండ్స్ ఇప్పుడు నా పక్కన ఉంటే నేను వాళ్ళతో కలిసి సినిమాకెళ్ళి ఎంజాయ్ చేసేవాడిని వాడు ఆళ్ళ ఫ్రెండ్స్‌తో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని జెప్పేసి, మళ్ళీ ఇదొకటి కొత్త ప్రాబ్లమ్. నేను మావులుగానే ఉండాలనుకునే ఒంటరిగా. ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళింకా ఒంటరితనం ఇట్లాంటి టైమ్‌లో వస్తా ఉండిదనమాట.
ఓహో! సరిపోయి వస్తా ఉంటది. అదే కదా!
హ్మ్. అయితే ఇట్లా హ్మ్. చెప్పండి.
ఇది హ్మ్. చెప్పండి. ఇది ఊ వయసు, ఊరు, కుటుంబం ఇట్లాంటి పరిస్థితులకి ఏమన్నా ప్రభావం వేరేలాగా ఉంటుంది అంటారా? అంటే ఏజ్‌ని బట్టి, ఊరుని బట్టి, కుటుంబాన్ని బట్టి.
ఏజే. సో, ఏజ్‌ని బట్టి సోషల్ మీడియానా?
హ్మ్. ప్రభావిత.
ఖచ్చితంగా అండి. ఆ! ఖచ్చితంగా ప్రభావం చూపి ఓ అంటే ఉండుద్ది. ఎందుకంటే, ఇప్పుడు మనమంటే ఇన్‌స్టా‌గ్రామ్‌లు ఇవన్నీ వాడుతున్నాం అండి. కొంచెం ట్రెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి. కానీ మా ఇంట్లో ఏ ఆహ్, ఏం వాడతారంటే, వాళ్ళు ముందుగా నాకు ఎవరైతే ఫోన్ వాడటం తగ్గించు ఎప్పుడు ఎందుకు ఫోన్‌లో నిమగ్నం అయిపోతావ్? అని చెప్పేసి న నా తల్లిదండ్రులే వాళ్ళు ఇప్పుడు ఫోన్‌లో నిమగ్నం అయిపోయారు తెలుసా? చెప్పాలంటే.
హ్మ్. హ్మ్. <chuckles> నిజమే అండి. వాళ్ళు మొన్నటిదాకా గోల చేస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకొక స్మార్ట్ ఫోన్ ఇవ్వంగానే ఇక వాళ్ళు గూడా బీభత్సంగం వాడేస్తూ ఉన్నారు.
అదే కదా! వాళ్ళకేంటంటే, వాళ్ళకప్పుడు ఫోన్‌లు ముందు వాడటం రాదు గాబట్టి ఆహ్, ఏంటంటే ఆ ఫోన్ ఆ కీప్యాడ్ ఫోన్‌లు మహా అయితే ఫోన్‌లు వాడేవాళ్ళు. ఇంక ఈ స్మార్ట్ ఫోన్‌లు గురించి తెలీదు. ఎప్పుడైతే నేను వాళ్ళకి స్మార్ట్ ఫోన్ కొనిచ్చానో, ఇంకప్పటి నుంచి మొదలనమాట. నేనెళ్ళి మా మా నాన్న అట్లాగ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని యూట్యూబ్‌లో ఆహ్, న్యూస్, న్యూస్ చూస్తా ఉంటాడు. నార్మలే ఆ న్యూస్ చూడాలంటే టీవీలో పెట్టుకొని కూడా చూడొచ్చు. ఇంట్లో పెద్దట్ ఇంట్లో పెద్ద టీవీయే ఉంది. దాంట్లో చూడొచ్చు కదా! లేదు. ఆయన ఏంటంటే బయటకెళ్ళి ఆ బాల్కనీలో కూర్చొని బయట ఆకాశాలు, పక్షులు ఆటిని చూసుకుంటా ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని యూట్యూబ్‌లోయే ఈ 'టీవీ నైన్' ఈ 'రజనీకాంత్‌దని' ఏదో ఉంటారు కదా! అది పెట్టుకొని చూస్తా ఉంటాడు. ఎళ్ళి పక్కనకెళ్ళి
అవును. అవును. హుహు. ఓకే. ఆ! టీవీలో చూడొచ్చు. అదే కదా! ఆ! హ్మ్. అవును. ఇప్పుడు మీరు ఇప్పుడు మీరన్నది మీ చూత్తే నాకు నిన్నొక సీన్ గుర్తొచ్చింది. నిన్నే మా నాన్న ఏం చేస్తున్నారంటే, టీవీలో సీరియల్ పెట్టారు. ఫోన్‌లో క్రికెట్ మ్యాచ్ పెట్టుకున్నారు. అది ఇది రెండు చూస్తున్నారండి.
హ్మ్. ఆయన్ని పిలుస్ ఆ! మల్టీ టాస్కింగు. <chuckles>
నేను షాకయ్య. నాన్న ఒక్కటి చూడొచ్చుగా నాన్న, టీవీ ఆపానా? అంటే ఒద్దంటారు. మరి ఫోన్ ఆపంటే ఒద్దంట. రెండు కావాలి.
అదే కదా! ఇది కూడా సేమ్. మా ఇంట్లో కూడా అదే అండి జరిగేది. ఇంకా మా ఇంట్లో ఒకటి మీరు టీవీ దగ్గర లేపోతే, ఓ పక్కన ఈ ఫోన్ దగ్గర ఆగారు. ఒకప్పుడెలా ఉండేదో తెలుసా? ఓ పక్కన టీవీ నడుస్తా ఉండుద్ది. ఒక పక్కన మా నాన్న ఫోన్ పెడతాడు. ఒక పక్కన మా అమ్మ ఇంకోరు బయటికెళ్ళి సౌండ్ పెట్టేసి ఫుల్‌గా వింటా ఉండుద్ది. ఇంకో పక్కన మా నాన్నమ్మ, ఆమెకైతే ఆ స్మార్ట్ ఫోన్‌లో ఆహ్, కాదు గానీ ఒక ఫోన్ కొనిచ్చామనమాట. ఆవిడ మేమెవరు లేనప్పుడు రేడియో వినడానికి. ఆ రేడియో ఆమెకి ఏం చెప్పామంటే, నీకు ఎప్పుడూ పెట్టుకోవడం రాదు కాదు ఆహ్, రాదు కదా నానమ్మ, ఏ పెట్టేసి ఉంచేసి అది వస్తా ఉండిద్డి అంటే, ఆమలానే చేసేసి రేడియో ఆహ్, ఓహ్, అది ఫోన్‌లో పెట్టేసుకొని ఒక దగ్గర పెట్టేసిందన్నమాట. అయితే ఓ ఓ పక్క రేడియో సౌండ్, ఓ పక్క నుంచి టీవీ సౌండ్, ఓ పక్క నుంచి మా అమ్మ యూట్యూబ్‌లో రీల్స్ ఈ వంట ఎలా చేయాలి? అని చెప్పేసి ఈ రీల్స్. ఓ పక్కన మా నాన్నేమో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నవ్వుతా ఉంటాడు మళ్ళీ. జబర్దస్త్ చూస్తా ఉంటాడు. ఇది మొత్తం గోలైతే ఇంక్ ఆహ్, ఇది ఇట్లా అయిపోయారు. వీళ్ళు గూడా ఏంటంటే టెక్నాలజీకి ఎంత బానిసలు అయిపోయారంటే. అ యూట్యూబ్
హ్మ్. హుహు. హ్మ్. హుహు. హుహు. ఇంకా <chuckles> అమ్మా! అయిపోయారు. నిజమే. ఇంకా మనమన్నా ఇప్పుడేంటంటే అబ్బా! వీటితో పనేం కాదులే, మనం టైమ్ వేస్ట్ చేస్తున్నట్టనిపిస్తుంది. ఏదోకటి చేద్దాం అని ఒకటి వస్తూ ఉంటది. మనోళ్ళైతే
వాళ్ళకింకా ఆటే. ఆహ్, ఇంకా ఈ వయసులో వాళ్ళకి టైమ్ వేస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆలోచనేమి రావు కదా! వాళ్ళు ఏంటంటే ఇంకా ప్రశాంతంగా కూర్చొని అంతా తినేసి పడుకు ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత ప్రశాంతంగా అట్లా ఫోన్ ఓపెన్ చేస్తున్నారు. మెల్లగా నిద్రలోకెళ్తారు. అట్లాగా అయిపోతుంది వాళ్ళకి. అంత మంచి మా నాన్న జీవితం చూస్తే కొన్ని, కొన్ని సార్లు అబ్బా! ఇలా బతకాలనిపిచ్చిద్ది.
కాదు నిజమే. హ్మ్. <laughs> నిజమే అండి. వాళ్లు అప్పట్లో అంత కష్టపడ్డారు కాబట్టి, మనం ఇప్పుడు ఇలా ఉన్నాం అనిపిస్తు వుంటుంది. హ్మ్.
అవును, అవును. అందుకే ఇప్పుడు వాళ్ళు సుఖపడుతున్నారు. కాబట్టి నేను ఇంకా ఏమనకుండా, ఇంకా ఎప్పటికప్పుడు వైఫ్ వాళ్ళకి నెట్ అయిపోంగనే వెంటనే ఆహ్, అట్లా ఆహ్, నాన్న నెట్ రావట్లేదు అనంగాలనే, నాన్న నేను అంటాను వెంటనే డైలాగ్, నెట్ అయిపోయింది నాన్న, రీచార్జ్ చేస్తున్నా ఆగు వచ్చిద్ది. ఏంటంటే నెట్ అయిపోంగాల్నే కూడా వాళ్ళు ఏంటంటే తీసుకోరు వెంటనే. ఏహ్! నెట్ రావట్లేదురా నా ఒకప్పుడు నేను అడిగేవాడిని నెట్ రావట్లేదని, ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. ఇంట్లో వైఫై అయిపోయిందిరా, రీచార్జ్ చేయరా అని. హ్మ్.
<chuckles> అంతే కదా మరి. 2 జీబీ అవ్వచేసేస్తారు డేలో, యూట్యూబ్ చూస్తే తొందరగా అయిపోద్ది. సో అది అవ్వగానే మళ్ళ ఇంక ఫోన్‌లో, మెసేజో ఏదో ఒకటో, లేదో ఇంటి దగ్గర ఉంటే అడగడం.
అవును. అసలు ఆగదు ఎప్ ఆ! అసలు ఆగదండి. అసలు అది ఏంటంటే? ఒక పెద్ద యుద్ధమే. ఇంట్లో అందరం క సోషల్ మీడియా మీద యుద్ధమే జరుగుతా ఉండిద్ది, అన్ని ఇరువైపుల నుంచి. ఇంకొంచెం నేనే నెయ్యం అనిపిస్తా ఆహ్, వాళ్ళ కంటే.
యుద్ధ <laughs> అవును. నిజమే నిజమే. అవును. అది కాక ఫోన్ ఏంటంటే ఈజీ యాక్సెస్ కదా! మనకి టీవీ ఏంటి? టీవీ పెట్టాలి, అది ఆన్ అయ్యిందాక ఉండాలి, రిమోట్ తీసుకోవాలి, ఛానల్ వెతుక్కోవాలి, లేదా ఛానల్
అవును. మళ్ళీ టీవీలో అంటే అందరికి నచ్చింది పెట్టుకోవాలి కదండీ! ఫోన్‌లో ఏముంది వాడి వాళ్ళకి నచ్చింది పెట్టేసుకుంటున్నారు.
హ్మ్. పెట్టేసుకుంటారు. నిజమే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు పెట్టేసుకొని చూసేస్తూ ఉండొచ్చు.
అందుకని ఇంకా వాళ్ళు ఇంక ఏం చేస్తాం అలా అయిపోయింది జీవితం కూడా. సరే అన్నట్టుగా ఆహ్ అలాంటప్పుడు కూడా ఏంటంటే, నిజంగా ఆహ్ ఒకప్పుడు మేమందరం ఈ ఫోన్ లేనప్పుడు ఇంట్లో కలిసి ఉండేవాళ్ళం అండి. అంటే కలిసి ఉండడం అంటే ఇప్పుడు కలిసే ఉంటున్నాం, అంటే విడివిడిగా ఉంటున్నామని కాదు. కలిసి ఉండడం అంటే, కలిసి, కలిసి కూర్చొని మాట్లాడుకోవటం, లేకపోతే తి తినేటపుడు కూడా, ఆ! కలిసి మాట్లాడుకోవడం అట్లాంటివి చేసేవాళ్ళం. ఈ ఫో‌న్‌లోచ్చిన తర్వాత ఏమైందంటే, ఎవరికి వాళ్ళ అంటే ఒక రూమ్ ఎవరి రూమ్‌లో వాళ్ళు వెళ్ళిపోయి, ఆహ్, ఒంటరిగా ఉండటం. ఇంకా ఏంటంటే పిలిచినా కూడా పలకకుండా, ఆహ్, ఆ ఫోన్‌లో నిమగ్నం అయిపోయి, మనం చెప్పిన మాటలు కూడా పట్టించుకోకుండా అయిపోయారు, మా ఇంట్లో పెద్దోళ్ళు కూడా. పిల్లలంటే అది వేరే విషయం, పెద్దోళ్ళు కూడా అలానే అయిపోయారు.
హ్మ్. హ్మ్. అదే అదే. హ్మ్. ఎళ్ళిపోయి అవును. హ్మ్. నిజమే అండి. <chuckles> ఇంకొకటి ఏంటంటే, ఇట్ల కూర్చొని మాట్లాడుకున్నప్పుడు. ఒకదాని గురించి కాకపోతే ఇంకొక దాని గురించైనా, ఆలోచన వచ్చి ఏదైనా డిస్కషన్ చేసుకోవటం కానివ్వండి, మాట్లాడుకోవటం కానివ్వండి, జరుగుతూ ఉంటుంది.
చాలా బావుంటుందండి! ఇంకా కొంచెం బంధాలు కూడా, ఇంకా పెరుగుతాయి. ఆ
పెరుగుతాయి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు అబ్బాయి, అమ్మాయి దూరంగా ఉన్నప్పుడు ఓ! ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం చెప్పరు. ఫోన్లు చేసి చెప్తా ఉంటారు. <chuckles>
అవును అదే కదా! ఇంట్లో ఉన్నప్పుడు చెప్పరు. మా అమ్మ కూడా మీరన్నట్టుగానే ఆహ్, ఇంట్లో ఉన్నంత సేపు ఏం చెప్పదనమాట. అంటే ఇది కావాలి, ఇది కావాలి, బయటికి వెళ్ళంగానే, ఇదిగో ఈ రీల్ చూడు, ఇది ఎంత బావుందో! ఇంటికి వచ్చిన తర్వాతన్నా ఆహ్, వీడియో చూసి చెప్పొచ్చు కదా! కానీ ఇంక బయటికి వెళ్ళిన తర్వాత, ఆమెకి ఏంటంటే, ఆ వాట్సాప్లో పెట్టడం అనేది ఇట్లా ఇష్టమనమాట. ఓకె ఇది బాగుంది. కొత్త టెక్నాలజీ ఆమెకు నేర్చుకోవడం ఇవన్నీ ఇష్టం కాబట్టి, కొంచెం ఆసక్తికరంగా ఉంటది. ఇలా పెట్టొచ్చని చెప్పేసి. అందుకే నేను ఎప్పుడైతే బయటికి వెళ్తానో, అప్పుడు నాకు అమ్మా తిన్నావా? ఎప్పుడొస్తావని ఇలా మెసేజ్లు పెట్టిద్ది. ఫోన్ చేసడిగే మా అమ్మ ఇప్పుడేంటంటే మెసేజ్లు చేస్తదనమాట.
ఆ! అదే. <laughs> ఆహా! ఓహో! అప్డేట్ మనకంటే బాగా వాళ్ళే అప్డేట్ అయ్యారండి.
చాలా బాగా. అవునండి. చాలా బాగా అప్డేట్ అయ్యారు. ఆ విషయాల్లో అయితే.
అదే కదా! నిజంగా ఈ సోషల్ మీడియా ఒంటరితనాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. మీ జీవితంలో జరిగిన కథలన్నీ, చాలా చక్కగా వివరించారండి. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది. ధన్యవాదములండి.
నాకు కూడా, నాకు కూడా అండి. ధన్యవాదాలండి.